అబ్బా! ఈ రాపిడో అయ్యేసరికి అసలు ఎంత బాగుపయోగపడిందో నాకు.
హ్మ్. అయ్యో! హ్మ్. బ దొరికిందా ఇంతకి? తెచ్చిచ్చారా?
యాహ్! యాహ్! దొరికింది. నేను కాల్ జేసి అక్కడ ఆగండన్నా పక్కనా. నేనొస్తున్నాను యెనక అని జెప్పి నేనెళ్లి తెచ్చుకున్నానండి. ఇరవైవే
హ్మ్. అంటే అందులో ఏమైనా అన్ని ఉన్నాయా? ఏమన్నా పోయినయా?
ఏన్ అసలాడికి గూడా తెలీదు. ఆ యెనక బెట్టింది నేను కవరు.
ఆహా! అంటే బ్యాక్ ఒకటి ఖాళీ ఉంటది అందులో బెట్టారా?
బె ఆ! అందులో బెట్టేసానన్నమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. అంటే ఆహ్, ఇప్పుడు ఇంట్లో ఏం అనలేదా? అమ్మ గాని ఎవరు ఇట్లా జేసినందుకు అదీ గాక మీకు గిఫ్ట్ ఇచ్చిందంటున్నారు గదా! వాళ్ళెవరు మొత్తుకోలేదా?
సో వాళ్ళకి జెప్పలా. వాళ్ళగ్గాని జెప్పుంటే అండి ఎంత నెగ్లిజెన్స్ నీకసలు? ఆ? మనిషి, మనిషి మీద లెక్కలేదు, మనిషిచ్చిన వస్తువు లెక్కలేదు, అనని 100 మాటలొస్తయి. అవును.
అయ్యో! <chuckles> అవును. మ్యూజిక్ స్టార్ట్ జేస్తారు. <chuckles> మా మాటలనటం కన్నా మ్యూజిక్, నాన్ స్టాప్ మ్యూజిక్ ఉంటదేమో మీకు అయి చెప్తే.
ఆ! అసలే మనకుండేవి పర్సన్స్ నార్మల్ పర్సన్స్ గాదండి! <laughs>
అవునవునవును. అంటే ఈ ప్ సిట్యుయేషన్ మీ కుటుంబంలో ఎటువంటి ప్రభావం అయిన గనిపిచ్చిందా? అంటే ఇప్పుడు అమ్మకు చెప్పేసారు ఆల్రెడీ అమ్మకి దెలుసు. ఇంగ అమ్మ ఇంటికెళ్ళి తీసుకొని అంటే దొరికినా గాని కొంతమంది ఊరుకోరు. అంటే ఇవ్వాల్సిందిస్తారు. ఆ! అట్లా అమ్మేమన్నా ఇచ్చారా తిరిగి మీకు?
హ్మ్. అవును. తిడ్తనే ఉంటారు. అవును. ఆ! అమ్మ బా తిట్టింది. అసలు ఏమి ఒళ్ళు దేలిట్లేదు నీకు, ఆ ఫోన్ వాడుతుంటావు ఫోన్ పక్కన బెట్టవు. ఆ! ఫోనే ప్రపంచం అనుకుంటావు. అద్ది ఇది, ఇంకా అసలు పక్క రోజు ఫంక్షన్ అండీ!
హ్మ్. హ్మ్. అంటే ఏ ఫంక్ అంటే ఎందువ ఇంతకి మీరు ఆ చీర గిఫ్ట్ ఇచ్చారన్ దేని గురించిచ్చారు గిఫ్ట్ మీకు? అంటే ఏమన్నా
అదా! చెప్తా వినండి. అదింకా సూపర్‌గుంటది. మా ఫ్రె నా బాయ్ ఫ్రెండ్ నా పుట్టినరోజు మర్చిపోయాడు.
హ్మ్. హ్మ్. హ్మ్. <giggles>

హుహుహు. ఎట్లా ఏమన్నా అప్రిషియేషన్స్ ఒచ్ అబ్బా! బాగుంది ఎవరిచ్చారు? ఏంది? ఎంత ఎంత బెట్టి ఎక్కడ గొన్నావు? ఎలా అని జెప్పి ఏమన్నొచ్చినియా?
హ్మ్. <chuckles> బాగా ఒచ్చింది. అంటే యాక్చువలి ఇంట్లో విషయం తెలుసు. సో అందుకని ఇంక డైరెక్ట్‌గా చెప్పేసానన్నమాట అమ్మ వాళ్ళకి మమ్మీ తను తీసిచ్చాడు.
హుహుహు. ఇంకేముందిలేండి. ఇంగ పెళ్ళికి గూడా రెడీ అయితే మీరు. ఇంక డైరెక్ట్ ఇంగా ఆల్రెడీ అన్ని డోర్స్ ఓపెనైపోయినియి. టెన్షన్ లేదు మీకింక.
<laughs> అవునవును. బట్ చూడాలి.
అంటే ఈ అనుభవం నుంచి మీకు అంటే ఏమన్నా నేర్చుకున్నారా? అంటే ఇట్లా బ ఆటోలో మర్చిపోయొచ్చారు. మళ్ళీ ఇంకెప్పుడైనా ఇటువంటి సంఘటనలు ఏమన్నా జరిగినియా? ఆహ్, లేదంటే ఇదేనా?
అయితే నాకు, నాకు జరగలేదు గానీ నాకు జరిగింది ఇదే. నేను కు ఆల్మోస్ట్ అన్ని <chuckles> జాగ్రత్తగానే ఉంటాను. ఎందుకంటే స్కూటీ‌లో బోతా గాబట్టి అన్ని స్కూటీ కిందే వేసేసుకుంటానన్నమాట నేను.
హుహుహు. అవునవునవును. హుహుహు.
సో ఎప్పుడు ఏది మిసవ్వలేదన్నమాట. మాకుం
అంటే ఎప్పుడైనా మళ్ళి ఇది రిపీటవ్వకుండా ఏమన్న టిప్సేమన్నా పాటిచ్చారా?
ఎందుకు పాటించలేదండి అన్ని దగ్గరగా చేతిలో బెట్టుకొనే గూర్చునేదాన్నన్నమాట. <laughs> పక్కన బెట్టకుండా. అవును. ఇంకా ఇంకోటేంటంటే నాకు ఇన్‌స్టి‌ట్యూటుంది.
జాగ్రత్తగా. హ్మ్. ఆహాహా! ఏం ఇన్స్‌స్టిట్యూటండి?
ఆ! అంటే ఇది ఓపెన్ ఓపెన్‌గా రాస్తారు కదా! ఇన్‌స్టి‌ట్యూట్.
ఆహాహా! ఓకే. మీదో ఓ సొంతంగా నడుపుతున్నారా? ఓకే, ఓకే. ఎడ్యుకేషన్ సైడ్ ఉన్నరైతే?
డిస్టింక్షన్. యాహ్! అవును. నేను నడుపుతున్నాను. అవును. హ్మ్. అది మేము, మేమైతే జాగ్రత్తగా సర్టిఫికేట్స్ ఇచ్చేస్తామండి వాళ్ళకి. కొంతమంది భలే పోగొట్టేసుకుంటారసలు.
హ్మ్, హ్మ్. ఆ! ఆ! ఆ! అవునవును. అవును. జాగ్రత్త ఉండ్ అంటే ఈ జీర్ ఎక్కువ ఎక్కడ మిసవుతాయి అంటే, ఈ జిరాక్స్ ప్లేసులలోనే ఎక్కువ మిసవుతా ఉంటాయి ఇట్లాంటియి.
మిసవుతుంటాయి. కానీ తనకి మాత్రం ఒక అబ్బాయికి ఆటోలో మిసయింది.
హ్మ్. అబ్బా! ఆ!

ఆహాహాహా!
దాదాపు 3, 4 ఇయర్స్, 4 ఇయర్స్ అండి రిలేషన్‌లో ఉన్నాము. మాక్సిమం 4 బర్త్ డేస్ చేసుకొని ఉంటా గదా!
ఓకే. ఓకే. అవునవును.
మళ్ళి తన పాస్‌వర్డ్ గూడా నా నెంబరే ఉంటది బర్త్ డే నెంబరే బెట్టుకొనున్నాడు.
హ్మ్. అయ్యో! ఇది ఇంకా సూపర్ అండి మీరు. అంటే అది పెట్టుకొని గూడా మర్చిపోయారంటే ఇంగ ఆయన ఇంకా సూపరు.
ఆ! <laughs> మర్చిపోయాడు. అంటే తనెంత అయితే నేనిక్కడ గూడా పాజిటివ్ గానే దీసుకున్నానండి. ఎందుకంటే తను ఉండేది ఇన్స్యూరెన్స్ ఫీల్డ్ అన్నమాట.
ఆ! అబ్బా! భలే టఫ్ అండి. ఇన్స్‌రెన్స్ ఫీల్డ్ అంటేనే తలనొప్పి.
అది హ్మ్. అది చాలా టఫ్ పాపం ఎందుకంటే తను పాలిసీలకి వెతుక్కోవాలి పాలిసీ‌లు చేసుకోవాలి. అవును. టార్గెట్ రీచ్ అయితేనే ఇన్సెంటివ్ ఒస్తుంది. సో, నేను సర్లే ఆ టెన్షన్‌లో పడిపోయి ఉంటాడులే నన్ను పట్టించుకోలేదులే అనుకున్నానన్నమాట. ఆరోజు ఇంకా నిజంగా అండి ఏ సంవత్సరం అయినా తను డ్రెస్ తీసేస్తేనే నేను వేసుకుంటానన్నమాట ముందు రోజు.
హ్మ్. అవునవును. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి. అవును. హుహుహుహు. హుహుహుహుహు.
ఈ సంవత్సరం మాత్రం పెనాల్టీ బానే బడింది అయ్య గారికి. <laughs>
15000 బడిందా పెనాల్టీ? ఓకే. ఓకే. ఎప్పుడు ఇది రీస్ ఈ సంవత్సరమేనా అండి ఈ సంవత్సరం పుట్టిన రోజేనా? ఓకే. మంచి గిఫ్ట్ అయితే మీకది.
పదిహేను వేలు పడింది. <laughs> అవును. రీసెంట్‌గానే. గానే. అవును. రీసెంట్‌గానే. అసలు అది గూడా సారీ గూడా ఎంత డిఫరెంట్ దెలుసా అండి. పోయాము పోయి కూర్చొని ఇదిగో నువ్వు రా ముందు, నువ్వు రా ముందు అని అన్నాడు నాకేం బలే కొ భర్త్ డేనే మర్చిపోయావు నాకు గిఫ్ట్ బల్లే తొక్కా బల్లె అనన్నా.
హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ!
ఆ! అట్లా గాదు అట్లా గాదు. నువ్వు రా నువ్వు రా అని జెప్పెసని తీసుకెళ్ళాడు. ఆహ్, ఒక సారీ జూసానండి ఆహ్, తనే సెలెక్ట్ చేసాడు. నేను జూడలేదు లెండి.
ఆహాహాహా!
ఆ! నువ్వు వెయిట్ లెస్ కట్టలేవు. వెయిట్ లెస్‌ ది అదే వెయిట్ కట్టలేవు వెయిట్ లెస్ తీసుకో అన్నాడు. సరే అని జెప్పి ఒక కలర్ తీసి పక్కన బెట్టేసాడు నేనెళ్ళేసరికి సెలెక్ట్ కూడా చేసేసాడు.
హ్మ్. అంటే ఆయనే సెలక్షన్ పాపం. ఎంత ఇష్టముంటే కాదండి ఎంత ఇష్టముంటే జేస్తారు చెప్పండి సెలక్షన్. అసలు అబ్బాయి అబ్బాయిలు ష్ మనతో షాపింగ్‌కి రావాలంటేనే వాళ్ళు అల్లాడిపోతుంటారు. ఇంకా అటువంటిది ఆయనే వెళ్లి మీకోసం సెలెక్ట్ చేసి పక్కన బెట్టి మీకోసం వెయిట్ జేస్తున్నారంటే మీరు ఫుల్ ఎంత అదృష్టవంతులో.
ఆ! నేను తనకే <chuckles> అవును. <chuckles> అవును. మూడు 3 చీరలు సెలెక్ట్ చేసి పక్కన బెట్టి మూడిట్లో ఏది క నీకీ కలర్ లేదు ఈ కలర్ లేదు ఈ కలర్ తీసుకో అంటున్నాడు. అంటే నా ప
అయో! ఆహాహాహా! అంటే మీ గురించి మొత్తం ఆయనకు దెలుసయితే మీకు ఏమున్నాయి ఏమి లేవు మీకేదిస్తాం ఏది ఇష్టం లేదంటే ఇంక మీకు మంచి అండస్టాండింగ్స్ ఉన్నాయి ఇద్దరి మధ్య. అంటే నెక్స్ట్ డే ఎప్పుడ అది ఆ చీరను మీరు ఏ సమయంలో గట్టుకున్నారు?
అవును. అవునవును. చాలా.

అంటే, మీ సారీ గూడా బోయిందయితే కొత్త, కొత్తది ఎవరో గిఫ్ట్ ఇచ్చారు మీకు. ఎవరికో మీరు గిఫ్ట్ ఇచ్చారు. అవునా? ఓకే. ఓకే.
నా లేదు. నాకే గిఫ్టిచ్చారు. నా అది గూడా 15,000 అండి సారీ అది. 1, 2 రూపాయలు గాదు. ప్లస్ ఒచ్చి బ్లౌజ్ ఒక 3000.
హబ్బా! దానికి మన ఇప్పుడు, ఇప్పట్లో ఎలా ఉందంటే, చీర కన్నా జాకెట్ రేటెక్కువుందని జెప్పి వొస్తున్నాయి మనకి. ఆహ్, అట్లా అట్లుందిప్పుడు మీరు జెప్పేది గూడా.
హ్మ్. అవును. అయ్యో! రామ! ఇప్పుడు 1000 రూపాయలు చీర గొన్న, 2000 బ్లౌజ్ గొంటున్నారు. కానీ దాంట్లో నాకు పెద్ద విషయం తెలీదు గానీ, ఇది స్పెషల్ గిఫ్ట్ అని జెప్పి కొంచెం ఆహ్, గాడి గానే చేయిచ్చానన్నమాట. కొంచెం రిచ్ గానే ఆ బ్లౌజ్‌ని డిజైన్ జేయిచ్చానన్నమాట. సరే అని జెప్పి నాకు ఒక లక్ ఏంటండి తెలుసా?
అవునవును. హ్మ్. ఆహాహాహా! హుహుహు. ఆ!
రాపిడో బుక్ జేశానండి.
ఆహాహాహా! ఓకే.
అది రాపిడో అయ్యేసరికి, నేను ఎక్కడ రియలైజ్ అయ్యానంటే, మొత్తం మాట్లాడుకుంటూ ఫోనులో. ఈ ఫోను ఎంత పనైనా జేస్తాదండి మనుషుల్ని.
హ్మ్. ఆ! హ్మ్. నిజం. అ అసలు మనం ఎడున్నామో గూడా తెలీదు. వేరే ఊరు ఎళ్ళిపోయినా గాని, జెప్పలేము చెప్పాలంటే.
తెలీదు. అవును. అలా ఫోను మాట్లాడుకుంటూ ఒచ్చేసాను ఇంటికి. ఇంకా సరే దిగి దిగేసాను. అయ్యో! మమ్మీ. ఆహ్, మా మమ్మీ అడిగిందన్నమాట, "పాప నువ్వు దేనికి ఎళ్ళింది బయటకి?" అనంటే చీరకన్నా, "చీర కవరేది" అనింది. ఓరి దేవుడా! <laughs>
ఆ! ఫోను మాత్రమే ఉంది మమ్మీ అని జెప్పారా చేతిలో? అని, ఇంకో ఫోను ఒక్కటే ఉంది మమ్మీ అన్ని బోయినాయి.
ఓరి దేవుడా! మమ్మీ బ్యాగ్ దాంట్లో బోయింది మమ్మీ ఉండు, ఉండు అని జెప్పి మళ్ళీ స్కూటీ ఏసుకొని ఆ బ్యాగ్ వాడికి ఫోను, అసలు నా దేవుడు నా సైడ్ ఉన్నాడబ్బా! ఎందుకంటే అది రాపిడో బుక్ జేశానేను. ఆహ్, తెలివి బాగుంది.
ఆ! హ్మ్. దా ఇంకా నార్మలయితే, ఇంగా పోయినట్టే ఇంక అది.
ఇక నా అంతేగా ఇంకా నార్మలయితే వాడి నంబర్ మనకెక్కడ దెలుస్తది.
తెలీదు. అవునవును.